అంటే కొన్ని కొన్ని సార్లు నిజంగానండి. అలాంటి సిట్యుయేషన్‌లొస్తూ ఉంటాయనమాట. ఇటు పక్క మంచి బెస్ట్ ఫ్రెండ్‌కి పెళ్లుండొచ్చు. ఇటు పక్క ఏదన్నా ఆహ్, వాళ్ళకి ఆహ్, కుటుంబ సభ్యులకి సంబంధించిన పెళ్లి గాని లేదంటే సడెన్‌గా ఎవరికైనా బాగోకుండా రా ఒచ్చి వేరే ఊర్లికి వెళ్లడం గాని నిజంగా. ఒస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అలాంటప్పుడు ఇంకా యే ఎటువైపెళ్ళాలనేది నిర్ణయించుకొని చాలా కష్టమవుతుంది. కుటుంబ సభ్యులే మనకు కొద్దిగా ఎందుకంటే వాళ్ళతో వెళ్ళకపోతే బాగుండదు. యెళ్లి కనిపించి రావాలి. బాగోనప్పుడు గూడా అని ఇంకా అటు వైపెళ్ళినప్పుడు ఇటుని మనం ఎంత సర్ది జెప్పుకున్నా కూడా వాడేమనుకుంటాడు కావాలని ఏదో పెట్టుకొని రాలేదనే అనుకుంటారండి మనం ఎంత చెప్పినా గూడా.
హ్మ్. ఆ! కుటుంబ సభ్యులు దాక పెళ్ళికి కూడా ఎళ్ళొచ్చు. ఆది. అవునవును. అవును. మరప్పుడు చెప్తారా? ఇప్పుడు కాకపోయినా నేను తర్వాత వీలు చూసుకొని ఖచ్చితంగా ఒస్తాను అని చెప్పి.
ఆ! ఖచ్చితంగా. అంటే మనం చెప్పేదే గాకుండా నేను ఖచ్చితంగా వెళ్లి కలిసేవాడినండి. నాకు అలా జరిగిందనమాట ఒకసారి. ఇలాగే వేరే ఆహ్, చాలా దూరం వెళ్లాల్సొచ్చింది. ఒకవేళ దగ్గరైతే అన్నా గబగబా నేను ట్రావెల్ జేసి, మళ్ళీ రాత్రొచ్చేసి పొద్దున్న కనిపించడము పెళ్లిక అంటే పెళ్లిళ్లన్నీ పొద్దున్నే ఉంటుంటాయి.
హ్మ్. మీకు దగ్గరే అయితే ఒకవేళ వెళ్ళినా సరే మీ ఫ్రెండ్ ఏమనుకుంటాడంటే, ఓకే. దగ్గర కాబట్టి ఒచ్చేసాడు వీడు. అదే దూరమైతే రాడేమో! అనీ ఇలా కూడా అనుకుంటాడు. అవును.
అవునండి. ఆ! అర్థం జేసుకునేవాడు. అర్థం జేసుకునేవాళ్ళు ఖచ్చితంగా. కానీ నాదేంటంటే చాలా దూరం అనమాట. తిరిగి రావడానికి కూడా అవ్వదు. ఒక రోజు పడుతుంది. అప్పటికి నేనప్పుడు వెళ్తే ఇంగసలా ఏదో అయిపోయిన తర్వాత ఒచ్చారనుకుంటారు. ఏదైనా జరుగుతు అంటే కొన్ని కొన్ని పెళ్లిళ్ళెలా అంటే పొద్దున్నే ఉంటూ ఉంటాయి. 3కి, 4కి రాత్రి రిసెప్షన్‌కెళ్ళకపోయినా పొద్దున్న వెళ్ళినా గూడా సం హ్మ్.
హ్మ్. ఆ! అవునండి. ఆ బ్రహ్మ ముహూర్తాలు అవును. ఇవే మంచి ముహూర్తాలు అంటారండి. కొంతమందేంటంటే కావాలని ఈ ముహూర్తాలల్లోన్నే చూడండి ఈ ముహూర్తాలు. అంటే అది బ్రహ్మ వీళ్ళు దేవతలు తిరిగే సమయం అంటారు అని అలా భావించి అలాంటివి చూడమంటారు.
అవునవునండి. పెట్టుకుంటూ ఉంటారు. అవును. ముహూర్తాలవును. హ్మ్. అవునండి. అవునండి. హ్మ్.